ఆ! ఈ ఈ మధ్య కొన్ని హోటల్స్ గాని, రెస్టారెంట్స్ గాని, వాళ్ళు కూడా వండినంత మొత్తం అయిపోకపోవచ్చు. ఆ! వాళ్ళు గూడా ఎంతో కొంత వండి పెట్టుకుంటారు. ఆ! జనాలు కస్టమర్స్ అందరూ రాకపోవచ్చు. ఎంతో కొంత మిగిలవచ్చు. వాళ్ళు కూడా ఇలాంటి వారికి దానం చేయడమే ఆ! ఉత్తమమని మీరనుకుంటుర్రా? అనుకుంటున్నారా?
ఆ! అవును. నేనా నేనైతే అలానే అనుకుంటున్నాను. ఇప్పుడు, ఇప్పుడు మనం ఇప్పుడు చాలా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే చాలా హోటళ్లు మీద ర ఆ! ఈ మధ్య రైడ్లయ్యి చాలా ఆ అబ్ బ్ బ్ ఆహార పారిశుభ్రత మీద చాలా ప్రశ్నలు లేవనెత్తారు. అలాగా ఆహారాన్ని దాచేవ దాచి అది పాడైపోయింది మళ్ళీ లాభం కోసం అమ్మే బదులు, అదింకా ఆ! మనకి అ అమ్ముడు పడలేదంటే ఇలా ఎవరో ఒకళ్ళకి దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది. ఆ పూటకి మనం వండిన పదార్థం ఒక వ్యక్తి ఆకలి తీర్చిందైనా అవుతుంది.
అవును. <clears throat> అవునవును. ఆ! అవును. ఆ! ఆ! ఇప్పుడు మీరన్నారు వా వారానికి సరిపడా ముందే ప్లాన్ జేసుకొని ప్రణాళికాబద్ధంగా వెళ్తే ఒక మంచిగా, పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చని. ఇలా ఒక్కోసారి మనకు ఇంట్లో పండుగలు అలాంటివి వస్తూ ఉంటాయి. ఆ రోజు సడెన్‌గా చేస్తూ ఉంటాము. అదే రోజు చుట్టాలొస్తారు. ఎంత వండాలో తెలియక కొంచెం ఎక్కువ తక్కువ గూడా వండే ప్రయత్నముంటుంది. ఆ! పండుగ సమయంలో రాత్రి ఎక్కడికెళ్ళే ప్రయత్ ఆ! ఛాన్స్ ఉండకపోవచ్చు. ఈ బిచ్చగాళ్లుు ఇలాంటి వాళ్ళ దగ్గరికెళ్ళే సమయం ఉండకపోవచ్చు. అలాంటి వ ఆ! అప్పుడెలా?
అలాంటి సమయంలో మనకి అందరింట్లలో సాధారణంగా ఉండేది ఫ్రిడ్జ్. ఆ ఫ్రిడ్జ్‌లో మనం పెట్టుకొని మరుసటి రోజున దాన్ని వేడి చేసుకొని తినొచ్చు. తప్పులేదు.
చేద్దమా? ఆ! ఆ! చాలా చాలా గొప్పగా చెప్పారు. చాలా బా చెప్పారు. ఈ మరుసటి రోజు తినొచ్చని ఒక అంశాన్ని లేవనెత్తారు. ఇప్పుడు మనం మిగిలిపోయినా రాత్రి మిగిలిపోయినా తిండి ఆ! ఫ్రిడ్జ్‌లో పెట్టి మళ్ళీ తర్వాత రోజు తినడం, ఆ! ఎంతవరకు ఓక్ ఓకే అంటారు. మీరు ఎప్పుడైనా చేస్తూ ఉంటారా అలా?
మేం తరచుగా అహా! ఆ ప్రతి ఇంట్లోనూ ఒక ముద్ద అన్నమైనా మిగలకండా ఉండదు. దాన్ని, దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెక్స్ట్ డే తింటాం. అందులో ఏం తప్పు లేదు. ఇంకా మనకి స్ సద్దన్నమనేది ఇంకా మామూలన్నం కన్నా చాలా ఆరోగ్యకరం.
ఆ! ఆ! మిగలకుండ. లేదు. ఆ! అవునవునవును. అవును నేను
మనం ఫ్రిడ్జ్ ఇప్పుడు మనక్ వీరు డాక్టర్లు కూడా కొంచెం సద్ద వేడి వేడి అన్నం తినే బదులు, కొంచెం సద్దన్నం తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటున్నారు. అండ్ ఆ! మనకి మరియు కొన్ని పదార్థాలుంటాయి ఇప్పుడు పులిహోర ఉంటుంది, దాన్ని మరనాడు తింటే ఇంకా రుచిగా ఉంటుంది. అలాగ.
ఆ! ఆ! ఆ! అవును. ఆ! ఆ! అవును. ఆ! ఇంకేవైనా వంటలలా ఉన్నాయా మర్నాడు తినొచ్చు, తినే వంటకం?
మర్నాడు తినేవి అంటే చాలా వరకు మనం మిగిలితే మళ్ళీ వేడి చేసుకొని తింటాము. ఇప్పుడు కూరలు మిగిలిపోతాయి పడయొం ఆ! లేము. ఎవరికీ మనకందుబాటులో ఎవరు దొరకరు. అప్పుడేం చేస్తాం ఫ్రిజ్‌లో పెట్టుకొని మరనాడు దాన్ని వేడి చేసుకొని తింటాం. పులిహార గానీ, మంచి గుమ్మడి పులుసు, ఆనపకాయ పులుసు, చాపల పులుసు, ఇలాంటి వాటివి ఆ! చాలా మరుసటి రోజుకి రుచి మరుగుతాయంటారు.
ఆ! ఆ! ఆ! ఆ!

ఆ! అవును. మళ్ళీ ఇలాగే మనం ఫంక్షన్స్‌లో గాని, పెళ్లిలో గాని చాలా ఆహారం వండుతూ ఉంటారు. ఆహ్, అలాంటప్పుడు వాళ్ళు ఒక్కొక్కసారి మొత్తం అయిపోకపోవచ్చు అనుకున్న దానికన్నా చాలా తక్కువ ది తెచ్చుండొచ్చు ఆ!
అవును. అది అది సాధారణం మనకి ఏ పెళ్ళిళ్ళలో అయినా
ఆ!
వండినది మిగలడం ఏ ఏ ఫ్ ఏ కార్యక్రమాలు ఏ ఏ ఫంక్షన్లు చేసినా మనకి ఆహ్, వండినవి మిగిలిపోవడం అనేది చాలా సహజం. అలాంటి సమయాల్లో మనం ఇలా మనకు ఉన్న ఆహ్, ఆహ్, బిచ్చగాళ్ళకి గాని, లేకపోతే ఆహ్, మనకి అనాధాశ్రమాలు, ఓల్డ్ ఏజ్ హోములు ఈ మధ్య చాలా ఉంటున్నాయి. వాళ్ళకి మనము ఆహ్, ఆ పదార్థాలని మంచిగా ప్యాకింగ్ చేసి వాళ్ళకి ఇస్తే, లేకపోతే వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసినా సరే, ఆ పూట వాళ్ళ ఆనందంగా మంచి భోజనం తింటారు.
అవును. ఆ! ఇగా